ఆ! లేదు అండి. మీరూ, మీరబ్జర్వ్ చేస్తే, ఆహ్, సీ మనము ప్రయాణం చేస్తున్నప్పుడు లైఫ్‌లో, మనకు పరిచయమైన పీపులెక్కువా మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఇంపాక్ట్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. ఆట్ ఆ ఆ పర్టిక్యులర్ జర్నీలో ఆహ్, మ్యూజిక్ టేస్టున్న పీపులెవరైనా గానీ మనకి తెలీకుండానో, మనకి తెలిసో ఇన్‌ఫ్లూయెన్సయిపోతూ ఉంటాము. ఇన్‌ఫ్లూయెన్సవుతాము, ఆటోమేటిక్‌గా ఇన్ కేస్ మనకి ఇష్టముంటే గనక <sniffs> మనం డెఫినెట్‌లీ మ్యూజిక్ నేర్చుకోడానికి కూడా ఇష్టపడతాము, బట్ నేనైతే అది చేయలేదు, బట్ నేను మ్యూజిక్ వినడంతోనే <coughs>
హ్మ్. అవును. అవును. హ్మ్. ఆహా! నేర్చుకునే ప్రయత్నం చేయలేదా? ఏం మరి ఇంత ఇష్టవున్నప్పుడు ఎందుకు నేర్చుకోవాలనుకోలేదు, అవకాశం కుదరలేకా ఏంటి?